అయితే, మనం బయట ఎన్ని రుచులు టేస్ట్ చేసినా కానీ, అమ్మ ఆహ్, చేతి వంట ఆ టేస్ట్ అనేది సమ్‌థింగ్ డిఫరెంట్ కదండీ! మీ‌ర్ మీకైతే మీ మమ్మీ వండే వంటకాల్లో ఇష్టమైన ఆహారం ఏది?
అవునండి. అంటే, మా మమ్మీ చేసే వంటల్లో నాకు చాలా ఇష్టమైనదైతే, మా మమ్మీ చేసే టమాటా పప్పండి అసలా.
హ్మ్. టమాటా పప్పు. <chuckles> ఓకే.
ఆ! ఎవ్వరు అలా చేయలేరు. అంటే, చాలా చోట్ల తిన్నాను. చాలా మంది మా ఫ్రెండ్స్ క్యారేజెస్‌లో తెచ్చుకుంటారు.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే అది ఆహ్, ఎలా డిఫరెంట్‌గా ఉంటుంది? వేరే వాళ్ళతో‌ని పోలిస్తే, మీ మీ మమ్మీ చేసే లేతే మమ్మీ గారు, ఆ స్టైల్ ఎలావుంటుంది?